ఆహ్, అసల అసలు వాళ్ళు డౌనింగేనండి. సపోర్టివ్ ఫ్రెండ్సండి. మనకి క్లోజ్ ఫ్రెండ్సనేది ఇద్దరు ముగ్గురుంటారు మన లైఫ్‌లో. నార్మల్‌గా ఫ్రెండ్స్ చాలా మందుంటారు గానీ, క్లోజ్ ఫ్రెండ్సనేది మనని చిన్నప్పుడు నుంచి మనా, మన బ్రెయిన్ వాళ్ళకి తెలిసిన వాళ్ళు. అంటే, మనం మనం మన మనం <giggles> ఏ విధంగా యాక్ట్ జేస్తాం, మనం ఏ విధంగా బాధపడతాం, ఏ విధంగా హ్యాపీగ వ్ ఆ! ఆ! అన్ని అన్నీ తెలిషిన వాళ్ళనమాట వాళ్ళు. అంటే, నేను 6 ఇయర్స్ జర్నీ చేషాను వాళ్ళతో. చిన్నప్పుడు మనం చిన్నప్పుడు నుంచి ఉండే అది అది గొప్ప కనెక్షనండి అది. ఇంట్లో మెంబర్‌లాగనే నేను ఫీలయితాను వాళ్ళతో. ఆ! నా ఫ్రెండు, ఆమె చాలా బాకర్థం నేను చెప్పక ముందుకే అదే జెప్తుంటది అర్థం. ఏమైందే కాల్ జేసిన ఆ! ఆ! "హలో అంటే, ఏమైందే ఎ ఎన్ డల్లుగా మాట్లాడుతున్నావు?" అంటదండి. కొంచెం నేను యాక్టివ్‌గా మాట్లాడితే సంతోషంగుందిలే అని ఫీలయిపోతుంది తను. <giggles> అట్లా.
అవును. <laughs> అవునవును. మీ ప్రతి ఆలోచన, ప్రతి చర్య బాగా తెలిసిన వాళ్ళంటావు. ఓకే. ఆ! అవునవును. ఓకే. అంటే, నీ వాయిస్ టోన్ విని గుర్తుపట్టి చెప్తదా? అవునవును. సరే. మరిప్పుడూ నువ్వున్నావు, నీ ఫ్రెండుకన్నీ షేర్ చేశావు కదా! మరి ఆమె నీకి ఏ విధంగా మోటివేషననేది ఇస్తది. లే లే అంటే, ఇప్పుడు నువ్వు బాధలో ఉన్నావు, ఈ బాధలో ఉన్నప్పుడు "నువ్వు ప్రస్తుతానికేమాలోచించకు, హ్మ్, వెళ్ళి నిద్రపో" ఇలా చెప్తాదా? లేకపోతే నీ ప్రాబ్లమంతా విని తనకి ఏవనిపిస్తే అలా ఆన్సరిస్తదా? లేకపోతే, ఇలాంటి మోటివేషనల్ చు వీడియోసనేవి చూడు నీకంటూ ధైర్యమొస్తది, ఇలా ఇస్తదా?
ఆ! నాకూ, తనూ ఆహ్, అన్నీ. నా పేషెన్స్‌గా వింటదండి నేను చెప్పేది ఫస్ట్. ఏమైందో చెప్పు, చెప్పు హ్మ్. ఓర్పు అవునండి. నేనందుకే తనకే కాల్ జేస్తా, నాకూ లోన్లీ అనిపిచ్చినా, లో అనిపిచ్చినా, నాకు బాధనిపిచ్చినా ఈవెన్ తనకే కాల్ జేస్తా. నేను నాకూ ఆహ్, కబ్ నేను కరియర్‌లో కొంచెం ఫెయిల్యూర్స్ చాలా ఒస్తుంటాయి కదండి. అప్పుడు గూడా మనం చాలా గట్టి మోటివేషన్ గావాలి మనకప్పుడు. <giggles> అప్పుడు గూడా నేను తనకి కాల్ జేసీ చెప్తూ ఉంటే, నాకూ రిలాక్స్ ఫీలొస్తుందనమాట ఆహ్, చెప్పానని. తనేమంటుంది, ఓర్పుగా వింటుందండి అన్నీ. "పర్లేదే మళ్ళీ ట్రై జెయ్యాలి, పర్లేదు. మళ్ళీ చదవాలి" అని నాకు చెప్తదండి తను మోటివేషన్ చెప్తది.
అబ్బా! చాలా ఓర్పు ఫ్రెండు దొరికింది నీకి. సూపర్. సూపర్. అవును. వాస్తవం. హ్మ్. హ్మ్. యాహ్! ఇప్పుడు నువ్వన్నావు చూడు ఇందాక, లైఫ్‌లో అన్నాక ఏదొక ఫెయిల్యూరొస్తుంది కదా! అన్నట్టు. సో, అసలు నీ లైఫ్‌లో ఇప్పటి వరకు ఏద్ ఏ ఒచ్చిన ఫెయిల్యూరేంటి? ఎలా ఒచ్చింది? చెప్పు.
అవును. అవును.